అవును. సడెన్‌గా గుర్తు రావు ఏమి చెప్పడానికి.
అవును. సో, అట్లా ఏమైందంటే ఇంకా నేను జాబ్‌లో జాయిన్ అయిన తరువాత నుంచి, నా అంటే నాకన్నా స మా మేనేజరొ అట్లా వాళ్ళుంటారు కదా. ఆ! వాళ్ళని చూసి నేర్చుకోడం. అంటే వాళ్ళేం కోర్స్‌లు చేసి ఆహ్, ఆహ్, ఆ పొజిషన్‌కెళ్లారు, లేదా వాళ్ వాళ్ళెందుకట్లా ఆహ్, లీడర్‌షిప్ రోల్‌లో ఉన్నారు. అంటే, అందరికి లీడర్‌షిప్ రోల్‌లో ఉండటం అనేది జరగదు. అంటే కొంతమందికి ఆ క్వాలిటీస్ ఉండాలి. ఉంటే తప్ప ఆ లీడర్‌షిప్ పొజిషన్‌లో ఉన్ లేకుండా మనకి ఆ లీడర్‌షిప్ ఆహ్, పొజిషన్ అదె ఆహ్...
అవును. సీనియర్స్ ఉంటారు, హ్మ్. అవునవును. అవునండి. అవునవును. ఖచ్చితంగా.
ఆ లీడర్‌షిప్ ఆహ్, ఏమంటారు ఆహ్, భావాలు అలాంటివి లేకుండా మనం లీడర్ అయ్యామనుకోండి. మనం వెంటనే మనల్ని దింపేస్తారు. <sniffs>
అదే. అవునవును. అదే. ఆ క్వాలిటీస్‌లో మనం మాచ్ అయితే మనల్ని ఆటోమేటిక్‌గా వాళ్ళే ప్రమోట్ చేస్తారు లీడర్‌గా.
ఆ! అందరిని కలుపుకొని పోవటము. లేదంటే ఆ మంచిగా అందరితో మాట్లాడడము. లేదంటే అందరికీ ఒకవేళ ఎవరైనా ప్రాబ్లమ్‌లో ఉన్నారంటే, వాళ్ళకి నిజంగా అయ్యో! అని వాళ్ళకి ఆహ్, జాలి చూపించడం అలాంటివి చేశామనుకోండి ఆహ్, మా నా మేనేజర్ ఇంత మంచాయన అట్లా మాట్లాడుకుంటారు. లేదంటే ఆహ్, మా మేనేజర్ ఒక మూర్ఖుడు అట్లా, ఇట్లా అని మాట్లాడుకుంటారు. సో హ్మ్. సో, అట్లా మర్ మనకి నిజంగా నాలో నేను నాలో గ్రోత్ ఉండాలంటే నేను ఎలాంటివి ఆహ్, ఎక్కువ చేయాలి? ఎలాంటి కోర్సులు చేయాలనేది స్టార్ట్ చేశాననమాట. నేర్చుకోవడం చూడటము. ఆ! సో ఆహ్, ఆ!
అవును. హ్మ్. అదే. అవును. హ్మ్, హ్మ్. అదే. అదే. అవునండి. కామనే అది. హ్మ్. ఓకె. గుడ్. ఓకె. అయితే మీరు ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడే మీకు ఏమైనా ఇలానే సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళాలి. ఇదే కొంపెనీ‌లో జాబ్ చేయాలని ఏదా ఉందా? లేదంటే ఏదొచ్చిన పర్లేదు ఫ్రెషర్‌గా జాయిన్ అయిపోదాం తరవాత ఆప్‌స్కేల్ అవ్వచ్చనుకున్నారా?

అవునండి. అలానే మీరీ కాలేజీ చదివినప్పుడు, మీరు టీచరవుదాం అనుకున్నారు, కాబట్టి, టీచరంటే ఇంకా స్టూడెంట్సందరితో మాట్లాడాలీ. <smacks lips> ఏక్ స్టేజ్ మీదెక్కి, కొంచెం ధైర్యంగా ఉండాలి. కానీ, దాని ఖచ్చితంగా ఎక్స్‌ట్రోవర్టయ్యిండాలి. మరి ఇంట్రోవర్టయితే కుదరదు. సో, మీకు ఏమన్నా స్టేజ్ ఫియర్ నుంచి ఇలాంటి ఏదంటే, లైక్ ఏదన్నా కాలేజీలో ఏమన్నా టాపిక్ మాట్టాడినప్పుడూ, స్టేజెక్కి మాట్లాడమంటే, కొంచెం భయంగా, అదా ఫీలేయనుండేదా? లేదంటే, మీరు చక్కగా ధైర్యంగా మాట్లాడేవాళ్ళ కాలేజులో?
హ్మ్. అవును. అవును. అవును. <chuckles> అవును. అవును. అవును. ఆ! స్కూల్లో అట్లా నేను చక్కగా ధైర్యంగానే మాట్లాడేదాన్ని, కానీ నాకెక్కడ ప్రాబ్లమోచ్చిందంటే, నేనిట్లా బీ‌టెక్ అవ్వంగానే, టీచింగ్ ఫీల్డ్‌లోకెళ్ళాను కదా! సో, వాళ్ళకీ వేవా నా అంటే, టీచర్‌కీ ఒకలాగా తెలుస్తుంది, పిల్లలకెలా చెప్పాలి అనేది. నేనప్పుడే చదువుకుని, ఇట్లా టీచింగ్‌లో‌కొచ్చేసరికి, నాకర్థంగాలేదు, నేను బా జెప్తున్నా కదా, ఆ పిల్లలు నేర్చుకోవట్లేదేంటి అని, నాకు కోపం వొచ్చేదన్నమాట.
ఓకే. అవునవును. అవును. అవును. అవును.
సో, అప్పుడు మా ప్రిన్సిపల్ నన్ను పిలిచీ, "ఇట్లా కాదు లెసన్ చెప్పాల్సిందీ. నువ్వీళ్ళ క్లాస్‌లోకెళ్లి కూర్చో, వాళ్ళు చూడు ఎట్లా లెసన్ చెప్తున్నారో." అట్లా, ఇట్లా, అని ఆమె నాకు చాలా సపోర్ట్ చేసిందనమాట. సో, అట్లా సపోర్ట్ చేసినప్పుడు, మనం నేర్చుకోవాలి. అంటే, ఆహ్, ఇది గాకపోతే ఇంకోటిలే అంటే, ఎక్కడా మనమేదీ నేర్చుకోలేము. మనల్ని మార్చుకుంటేనే, మనం నేర్చుకోగలుగుతాము. సో, మనం మనకి కూడా ఆ మోటివేషనుండాలి. నేను నేర్చుకోవాలి, నేను ఇంకా ఇంకా మంచిగా పెరగాలి, ఇంకా మంచిగా ఎదగాలి, అనే, అనే ఒక ఇది మనలో కూడుండాలి. అహా! వాళ్ళేం‌టి నాకు చెప్పేది, నాకు తెలియని విషయమా, అట్లా అనుకున్నామనుకోండి, అదెప్పటికీ ఆ! హ్మ్. బాగుండదనమాట. ఎక్కడ ఎక్కడెళ్ళినా అది బాగోదు.
హ్మ్. చెప్పేవాళ్ళా? ఓకే. ఓకే. అవునండి. అంతే. అవును, అది నిజమే. అవునండి. నిజమే. అవునండి. అంతే. అంతే. అవును. మళ్ళా వై చెప్తున్నారో కోసం మన మంచికే అనర్థం చేసుకోని, మరింకా, దాన్నుంచి వాళ్ళని చూసి, మనం ఏం నేర్చుకుంటామో కొంచెం ఎన్ జేసుకుంటే, మనకే ఇంకా ఈజీ అవుతుంది. ఎందుకంటే, మనం క్రియేటివిటీ‌గా, ఎంత టీచింగనేది ఎంత <smacks lips> కూల్‌గా పిల్లలకి నచ్చేలాగా చెప్తా ఉంటే, అలా అవ్వకుండా వాళ్ళిం‌కా ఇంట్రెస్ట్‌గా యింటారనమాట.
హ్మ్. అవును. అవును. అవును. అవును. అవును. ఇప్పుడూ పేరెంటీ పిల్లలకి చెప్తున్నామంటే, పిల్లలు వాళ్ళ పేరెంట్స్‌కి పోయి చెప్తారు. పేరెంట్సొచ్చీ మ మనల్ని అప్రిషియేట్ చేయడం, అలాంటివి జేశారనుకోండి, స్కూలుకి కూడా మంచి పేరొస్తుంది. ఓకే. ఈ ఈలా ఈ టీచరుని మనం వదులుకోకూడదు, అలాంటొక భావనొస్తుంది. అంతే తప్ప, అస్తమాను పేరెంట్స్ నుంచి మన మీద కంప్లైంట్సొచ్చాయనుకోండి, దాన్ని బట్టి మనని తీసేస్తారు గూడా, అప్పుడప్పుడు.
అలానే అవునండి. అవునవును. అవును. అవునండి. ఖచ్చితంగా. హ్మ్.

<sniffs> అవును. కాబట్టి నేను అట్లా క్లాస్ రూమ్ మేనేజ్‌మెంట్ అనేది వె నా కొలీగ్స్‌ని చూసి వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఏంటి అని, అవన్నీ చూసి అర్థం చేసుకొని నేర్చుకున్నా అన్నమాట. ఇంకా ల్యాబ్ యాక్టివిటీస్ ఒకటే అండి. ఆ ల్యాబ్‌ యాక్టివిటీస్ జేపిస్తున్నప్పుడు, తు తుంటరిగా ఉంటరు పిల్లలు. <sniffs> కొన్ని పగలగొడతారు. పగలగొడితే స్కూల్ ప్రాపర్టీ అది నే నేను ఫైన్ పే జేయాలి అది, ఇది ఉంటది. వా ఆ! సో, అట్లా గాకుండా వాళ్ళని వాళ్ళేమైనా గుచ్చుకోవడము, కొట్టుకోవడము అట్లాంటివి జేసుకున్నారనుకోండి లాబ్‌లో అదొక తలనొప్పి మళ్ళీ. ఆ! అవును. సో, ల్యాబ్‌కి దీసుకెళ్ళే ముందే ఎట్లా వాళ్ళకి రూల్స్ అన్నీ జెప్పాలి. ల్యాబ్‌కెళ్ళిన తర్వాత, వాళ్ళెలా ఉండాలి అనేది ముందే వాళ్ళని ప్రిపేర్ జేసి తీసుకెళ్లటము. లేదా అన్ని వాళ్ళకి యాక్సెసిబుల్‌గా కాకుండా, వాళ్ళెక్కడ కూర్చొని ఆహ్, ఈ యాక్టివిటీస్ జేస్తున్నారో అక్కడ ఇలాంటి గాజువి అలాంటివేమి లేకుండా జూసుకోవటము, వాళ్ళకి రిస్క్ లేకుండా, నాకు కూడా రిస్క్ రిస్క్ లేకుండా అన్నమాట.
హ్మ్. అవునండి. హ్మ్. అవును. అ అవును. ఓకే. అలా గూడ ఉంటుందా? ఓకే. అదొక తలకి పేరెంట్స్ నుంచి కంప్లెయింట్స్ ఒస్తాయి మళ్ళి. హ్మ్. అవును. అవును. మనమే చూసుకోవాలి. అవును. <chuckles> అదే! అండి. ఆ ఏజ్‌కి కొంచెం అంత మెచ్యూర్ ఉండదు కాబట్టి దూల పని చేస్తూ ఉంటారు.
ఆ! అవునవును. <sniffs> సో, అలాంటివే చిన్న, చిన్నవన్ని చూసి నేర్చుకోవడము అలాంటివన్నీ చేశానన్నమాట.
హ్మ్. మీరు ఇంకెలా హ్మ్. అవును. బా జెప్పారండి. మీరు ఒక అంటే స్కూల్ అంటే ఖచ్చితంగా మీరు, ఎప్పుడో బ్రేక్‌లో కాకుండా మిగతా అంతా స్కూల్‌కు నుంచొని క్లాస్ చెప్పడం, లేదంటే వాళ్ళని అరవడం వీళ్ళనరవటం గొంతంతా డ్రై అయిపోద్ది. గొంతు నొప్పి ఒచ్చేసిద్ది ప్లస్ మీరు కొంచెం ఫిజికల్‌గా బా స్ట్రెస్ అయిపోతారు మెంటల్‌గా. మీరప్పుడు ఇంటికెళ్ళినప్పుడు లైక్ మొత్తం స్కూల్ అయిపోయాక ఇంటికెళ్ళినాక అనిపించిందా మీకు ఎప్పుడైనా? ఎందుకు ఈ టీచర్ తీసుకున్నాను, వేరే వాళ్ళు నార్మల్‌గా కొంతమంది రిలేటివ్స్ గానీ సాఫ్ట్‌వేర్ గాని అలా వేరే ఫీల్డ్‌లో ఉంటారు. వాళ్ళయితే చక్కగా ఏసీ‌లో గూర్చొని పని జేస్తారు. ఇప్పుడు నేనైతే రోజు మొత్తం నించొని కష్టపడాలి వా హెల్ హెల్త్ అంతా వోతదిగా అలిసిపోతా నేను అలా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు?
హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. అవును. నేనేప్పుడూ అట్ల ఫీల్ అవ్వలేదండి. ఆహ్, నేనే చూస్ చేసుకున్న జాబ్ కాబట్టి, నాకిష్టమయ్యే నేను జాబ్ చేసాను. నేనేప్పుడూ అట్లా, వేరే వాళ్ళతో ఎప్పుడు కంపేర్ జేసుకోలేదు. నా నేనింకా ఎట్లా బెటర్ అవ్వాలి అనే ఆలోచించాను తప్ప ఆహ్, నేనసలు ఇందులోకి రాకుండుంటే బావుండేది, అని నేనేప్పుడూ ఆలోచించలేదన్నమాట. అన్ ఆహ్, ఎందుకంటే అట్లా ఆలోచించామంటే, మన్ని మనమే డీమోటివేట్ జేసుకున్నట్టు.
ఓకే. ఓకే. ఓకే. అవును. ఓకే. మంచిదండి. ఆ ఫీలింగ్ గూడ ఉండాలి. అవునండి. ఆహ్, కచ్చితం బా జెప్పారు నిజంగానే. ఏ జాబ్ అయినా గాని, టీచింగ్ అయిన గాని, సాఫ్ట్‌వేర్ గాని, అనవసరంగా ఒచ్చామనిపిస్తే ఇంకా మనకి ఆ రోజు నుంచి మనశ్శాంతి ఉండదు ఆ పని చేసటం‌లో. ఎప్పుడైపోద్దా పని అన్న ఫీలింగ్‌తో ఉంటది గాని, ఆ పనిని ఎంజాయ్ చేయడం ఉండదింకా.
ఆ! ఆ! అవును. అవును. అవును. హ్మ్. ఇంకా స్కూల్‌లోనయితే బెటర్. అస్తమానం ఆహ్, నాకు ల్యాప్‌టాప్ ముందు కూర్చొని పని జేయడం కన్నా, స్ పిల్లలతో పాటు ఉండి వాళ్ళతో ఆడుకుంటూ, వాళ్ళకి పన పాఠాలు జెప్పడమే నాకు నచ్చుతదన్నమాట. సో, నాకెప్పుడూ అలసిపోయిన రోజుల్లో గూడా, నాకెప్పుడూ అలాంటి ఆలోచన రాలేదన్నమాట.
ఆ! పనిని ఎంజాయ్ జేయలేం. హ్మ్. అవును.